<giggles> అది. సో, అలాగా ఆ భావోద్వేగానికి గురయ్యి, అక్కడన్నీ చూసి, తర్వాతా మళ్ళీ రిటర్నొచ్చి. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా? ఒకసారి వెళ్
ఆ! హ్మ్. హ్మ్. మేము ప్రతీ సంవత్సరానికైతే ఒకసారే. ఎందుకంటే, ఈ కాలం తప్ప ఇంక వేరే కాలంలో మనకంత మంచి అనుభూతి దొరకదు. మనకీ ఆ! ప్రతి సంవత్సరం కన్ఫర్మ్‌గా. అంటే, ఇంక అనుభూతి మనం చూడాలి అంటే ఇంకదీ సీతాకాలమే. అవును, ఏ కాలంలోని ఇంక మనకి అంత మంచి అనుభూతి దొరకదు.
అబ్బా! ఆ! అదే కదా! అంటే ప్రతీ సంవత్సరం వెళ్తావు. ఆహా! అది. సీతాకాలం వెళ్ళిపోతావు అక్కడికి. అది. ఖచ్చితంగా ఓ రోజక్కడా గడిపి రావడం, పొద్దున్న ముఖ్యంగా ఆ సూర్యోదయాన్ని చూడడమంటూ జరుగుతుందసలు. అది.
ఆ! హ్మ్. ఖచ్చితంగా. ఇంక బీచ్ దగ్గరకు కూడా వెళ్ళి సూర్యుడిని చూస్తే, ఇంకా అసలు ఆనందంగా ఉంటది. బీచ్చూ ఆ! విశాఖపట్నం ఆర్‌కే బీచ్ దగ్గరికి వెళ్లి చూసినా, తెర్నేటీ పార్క్, తెన్నేటి బీచ్ దగ్గరికి వెళ్ళి సూర్యుడిని చూసినా, ఉదయం అక్కడికి 5, 6 లోపు వెళ్తే ఎంత ప్రశాంతంగుంటదో. మన మనసులో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయింక అలా.
ఆ! అది. అంటే ఆ విశాఖపట్నం అటువైపు. ఆ! అబ్బా! ఆహా! <giggles> ఆ! ఆ! ఆ! అబ్బా! <chuckles> ఆ! అంతే కదా! ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందసలు. ఆ! ఆ సూర్యకిరణాలు ఆహ్, వేవ్స్ మీద్ అదీ ఆహ్, ఉంటాయి కదా! అలలు. ఆ!
హ్మ్. మెయిన్ ఆ! అలల మీద పడినప్పుడూ, అలల మీ పడినప్పుడు కూడా క్ కిరణాలెలా అంటే, రంగులు మారుతున్నట్టుగనిపిస్తది. మనమెలాగ ఆ! చూస్తూ ఉంటే కిరణాల మీద పడీ ఆహ్, కా అలలనేవి మెరుస్తున్నాయా అన్నట్టు అలా అనిపిస్తుంది.
అవును. ఆహా! అలా కూడా ఆ! ఆ! మెరుస్తున్నాయన్నట్టుగా బంగారు రంగులో ఉంటాయి. అది. ఆ!
హ్మ్. అవును. ఒక పక్కీ అలలను చూసినా మనసు ప్రశాంతంగా అనిపిస్తది, ఒక పక్కీ ఈ అలల అల్లజడి, ఆ పక్క సూర్యుని కిరణాలు, ఈ 2 యావ్ ఇంకోక
అవును. అంతే కదా! <giggles> అబ్బా! <giggles> నువ్వు చెప్తుంటే, నాకు కూడా అనిపిస్తోందది. ఆ!
ఆ! అరుకు లోయలు ఎంతా అందంగా ఉంటాయో, దానికి మించి కూడా ఇది కూడా, కానీ టైము. మార్నింగ్ 6 లోపే వెళ్ళాలనమాట. మళ్ళీ వెళ్తే మనుషులు రద్
ఆ! అది. అదే. మళ్ళీ వెళ్తే ఆ సూర్యుడూ నెత్తి మీదకొచ్చేస్తాడు కదా! పైకొ వచ్చేస్ అదే కదా!
ఆ! నేను మనుషులు రద్దీ పెరిగినా, ఈ <giggles> ట్రాఫిక్కు, ఈ వాహనాల సౌండ్లుకి, మళ్ళీ మనం అంత దాన్ని ఫీలవ్వలేము.
అవును. అంతే కదా! మా వాహన రద్దీ అన్నీ పెరిగిపోతాయక్కడ. అది.
పెరిగితే మనకి మళ్ళీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. కాబట్టి, 6 లోపు గానీ వెళ్తే ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ అద్భుతంగున్
ఆ! అంతే కదా! అది. ఆ! ఖచ్చితంగా 6 లోపున అక్కడ ఉండాలి. అది. ఉంటేనే మనకా అనుభూతి కలుగుతుందీ, సమానం అది.
హ్మ్. 6 లోపు ఉండాలి. ఆ! మనకింక మనసులో ఉన్న బాధ కూడా మర్చిపోతాం, <giggles> చాలా ప్రశాంతంగా అవుతాం. నెక్స్ట్ ఇంకేం చెయ్యాలన్న దాని మీద కూడా ఫోకస్సనేది చాలెక్కువ పెరుగుతుంది. హ్మ్.
బాధను గూడా మర్చిపోతావది. <chuckles> అది. ఆ! చాలా బావుంటుందది. ఆ! చాలా బావుంది నీతో సంతోషంగా ఉంది నాకు, నీతో మాట్టాడం. ధన్యవాదాలు. <giggles> ఆ! అదే. ధన్యవాదాలు.
నాకు కూడ, నాకు కూడా చాలా పంచుకున్నాను. ధన్యవాదాలు. హ్మ్.